మనం, ఒక వ్యక్తిగత స్టైల్ అనేది తప్పకుండా, మ్ మెయింటైన్ చేయాలనే అనుకుంటాం కదా! వస్త్రాల ఎంపికలోనైనా, హెయిర్ స్టైల్స్‌లో కానివ్వండి, మనం వె మన కాన్ఫిడెన్స్ మీద కానివ్వండి, ఈ స్టైల్ అనేది, చాలా ప్రభావం చూపుతుంది. మనం చిన్నప్పుడు ఏంటంటే, టీవీలో చూడడం వల్ల కానివ్వండి, సోషల్ మీడియాలో, ఒక మనకి బాగా ప్రేరణ కలిగించిన, స్టైల్ ఐకాన్ అనేవాళ్ళు తప్పకుండా, మనకు ఎదురవుతారు. వాళ్ళు సినిమా హీరో, హీరోయిన్లు అయ్యుండొచ్చు లేదా, క్రికెటర్స్ అయ్యుండొచ్చు, సింగర్స్ అయ్యుండొచ్చు, పాప్ ఐకాన్స్, సోషల్ మీడియాలో ఎలా అయినా, పరిచయం అవ్వచ్చు. అలా, మీకు మొట్టమొదటిసారిగా ఏదైనా, స్టైల్ ఐకాన్ గురించి పరిచయం అయ్యారా? వారి గురించి, ఎలా తెలుసుకున్నారు? మీ, మొదటి ఇంప్రెషన్ అనేది ఏముండింది?
హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! ఆహ్, నాకంటే అండి, ఒకటి, స్టైల్ కానీ, బ్యూటీ కాని నాకు నేను, చాలా డిఫరెంట్‌గా చూస్తాను. <sniffs> ఆహ్, ఒకటి ఏంటంటే, ఫస్ట్ స్టైల్ ఆర్ బ్యూటీ ఏదున్నా కానీ, మనము మన యొక్క క్యారెక్టర్ మన యొక్క ఆహ్, వ్యక్తిత్వాన్ని బయటకి చూపించేది. ఆహ్, అంటే, మనం లోపల య మన మనస్సు ఎలా ఉంటదో, అలా చూపిస్తది అనేది నేను ఎక్కువ నమ్ముతాను. అయితే, ఆహ్, దాని పరంగానే, నా స్టైల్ అనేది నాయ్ నాకు నేను ఎంచుకుంటూ ఉంటాను. కానీ, నేను, ముఖ్యంగా చాలా ఇష్టపడే ఒక వ్యక్తి ఎవరంటే, సాయి పల్లవి గారండి. <sniffs> అంటే, ఆహ్, తన యొక్క స్టైల్ అంటే, ఫ్యాషన్ అండ్ స్టైల్‌కి ఉన్న ఒక ఆహ్, ఆహ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఐడియా ఏదైతే ఉందో ఇప్పుడు, ఇండస్ట్రీ‌లో. అంటే
హ్మ్. ఆ! అవునండి. హ్మ్. చాలా బాగా చెప్పారు. హుహు. ఓహ్! హ్మ్. అవును, అవును. ఆ ప్రత్యేకత అనేది ఏమనిపించింది మీకు? మీ మొదటి ఇంప్రెషన్ కానివ్వండి, ఎందుకు మిము మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేయడం అనేది జరిగింది, ఈ స్టైల్ ఐకాన్?
ఎందుకంటే, ఏదైతే ఆహ్, స్టైల్‌కి గాని లేకపోతే, బ్యూటీకి ఉన్న స్టాండర్స్ ఏవైతే ఆ రోజుల్లో ఉన్నాయో, ఆవిడ గారు వచ్చిన రోజు...
హ్మ్.
ఇండస్ట్రీకి ఏమి లేకుండా, లోపల నుంచి అంటే, ఒక ఆహ్, ఒక క్యారెక్టర్ పరంగా అంటే, నేను ఇలాంటి దాన్ని, అని నా యొక్క దుస్తులతో, నాయ్ నేను ఆహ్, నేను న క్యారీ చేసే విధానంలో కూడా, చూపించొచ్చు. ఓకే, చూపించి కూడా ఎదగొచ్చు. అంటే, ఇప్పుడు ఆవిడ అంత స్టైలిష్‌గా ఏమి ఉండరు కానీ, అద్భుతంగా ఉంటారు, చూడడానికి.
అవును. ఆ! ఓహ్! హ్మ్. అవునండి చాలా నిండుగా హ్మ్.
నిన్ ఆ! ఎప్పుడు, ఎప్పుడు ఏ ఫంక్షన్ చూసినా, ఎక్కడ బయటకతను వచ్చినా కానీ, తను ఏంటంటే, సింపుల్‌గా ఉంటారు, ప్రతిసారి. కానీ చాలా మంది కళ్ళని తిప్పుతారండి ఆవిడ.
హ్మ్. అవునండి. ఆహ్, ఆ వేసే దుస్తులు కానివ్వండి, ఆ రంగులు, మెడలో కూడా ఒక రుద్రమాల లాంటిది ధరిస్తారు. ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది గదా! మనం ఫంక్షన్స్‌లో అలా చూసినా కూడా.
ఆ! అంతే గదండీ. అంటే, ఇప్పుడు మన దుస్తులే చెప్తాయండి మనం ఎట్లా, ఏంటి, అనేది. ఇప్పుడు ఒకటండి, కొంతమంది ఏండంటే, <sniffs> ఇప్పుడు సమంత గారు తీసుకుందాం. ఓకె. నార్మల్‌గా సమంత గారు గానీ, కంగనా రనౌత్ ఈళ్ళిద్దరి గురించి మాట్లాడుతా నేను. సాయి పల్లవి ప్రేరణ ఇచ్చారు నాకు. <sniffs> ఇప్పుడు సమంత గారు ఇప్పుడు, తన యొక్క ప్రొఫెషన్, క్యారెక్టర్ పరంగా, ఒకలాగా దుస్తులు ధరిస్తారు. కానీ, తను నార్మల్‌గా ఎయిర్పోర్ట్ లుక్స్ గానీ, బయటికెళ్ళినప్పుడు ఆహ్, తను ఆహ్, తన ఫుల్ కుర్తీ టైపు అలాంటి బట్టలు వేస్తారు.
హ్మ్. అవును. హ్మ్. తప్పకుండా. హ్మ్. అవును. హ్మ్. ఓహ్! అవునవును. హ్మ్.
లేదా ఒక చీర కట్టుకుంటున్నారు. ఓకె. ఇప్పుడు కంగనా రనౌత్ చూద్దాం. కంగనా రనౌత్ ఇంతకంటే, ఇప్పుడు తను ఆహ్, ఆహ్, ఎంపీ అవ్వకంటే ముందు, ఆహ్, ఆహ్, దానికంటే అసల ఇయన్ని తను ఫేమస్ అవ్వకంటే ముందు ఒకలా ఉన్నారు. ఫేమస్ అయిన ప్రొఫెషన్ కాకుండా అంటే, ప్రొఫెషన్‌లో వాళ్ళేసే దుస్తులు కంటే, వాళ్ళు ప్రొఫెషన్‌లో ఏ క్యారెక్టర్‌లో లేరు అన్నప్పుడు నేను చెప్తున్నా. ఆవిడ నిండుగా రెడీ అవుతారు. హ్మ్. ఆమె ఎంపీ అయిన తర్వాత, చేనేత కార్మికులు చేసే చీరలు కట్టుకోవడం మొదలు పెట్టారన్నమాట.
హ్మ్. హ్మ్. అవును. ఓహ్! హ్మ్. అవునవును. ఎయిర్పోర్ట్ లుక్స్ వాటన్నిటిలో కూడా, ఎక్కువ వాటిని ప్రమోట్ చేసి, వాటినే ధరించడం అనేది చూస్తూ ఉన్నాం. హ్మ్.
హ్మ్. ఆమె చీర కట్ అంటే, నేనేమంటున్నాను అంటే, అంత పొజిషన్‌లో ఉన్న కంగనా రనౌత్ గురించి మనం మాట్లాడిన నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఆవిడ. ఏ ముక్కు సూటిగా తను చెప్పే మాటలు కానీ, <sniffs> ఆహ్, తనని నేను చాలా ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటాననమాట. ఒక్కర్తే ఆహ్, హ్మ్, పర్సను ఇట్లా ఆహ్, హ్మ్, ఇదేంటి స్టాండ్ దీసుకుంది. ప్రతి గవర్నమెంట్‌కి ప్రతి పొలిటీషియన్‌కి <sniffs> ఎ-ఎ తన జర్నీ గూడా ఎ చాలా జ అద్భుతమైన! జర్నీ అన్నమాట. అయితే, ఆవిడ నార్మల్‌గా ఉన్నప్పుడు ఎలాంటి రోల్‌లో లేనప్పుడు తను నిండుగా రెడీ అయ్యి పద్ధతిగా, తను ఆహ్, మన ట్రెడిషనల్ వేర్‌లో ఉంటారు. స్టైల్‌గా కనిపిస్తారు. కానీ ఆవిడ ఆవిడలో ఉన్న ఆహ్, ఉత్తేజం అంటే, ఆ క్యారెక్టర్ అనేది ఇట్లా బయటికి విరాజిల్లుతూ ఉంటది, అన్నమాట ఆ బట్టలలో. అలానే సేమ్ సమంత గారు గూడా, ఆవిడ నార్మల్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఇ ఇట్లా వచ్చినప్పుడు ఎలా ఉంటారు? అలా నేను కొంతమందిని చూస్తూ ఉంటాను అండి భలే! అనిపిస్తది. అంటే నాకేమనిపిస్తది అంటే, ఆహ్, నార్మల్‌గా ప్రతి ఒక్క ట్రెండ్ ఫాలో అవల్సిన అవసరం లేదండి. అహ్, అంటే, మన మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, అది మనం బయటకి చూపించుకోవాలి అంటే, విరాజిల్లిపోతూ ఉంటది. మన లోపల, మన లోపల ఉన్న మంచితనమే కనిపిస్తా ఉంటది మన స్టైల్‌లో.
హ్మ్. ఒ ఓహ్! హ్మ్. అవునవును. హ్మ్. ఓహ్! హ్మ్. ఆ! అవునండి. హ్మ్. ఓహో! చాలా బాగుంది. హ్మ్. హ్మ్. అవునండి. ఈ వ్యక్తుల్లో మీరు ఏదైతే చెప్పారో. ముగ్గురు కూడా చాలా డిస్టింక్ట్ వ్యక్తులు. వాళ్ళ ఆత్మవిశ్వాసం గానివ్వండి, వాళ్ళ కెరియర్ గానివ్వండి పర్సనల్ లైఫ్ గానివ్వండి, చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, చాలామందికి ఆదర్శంగా నిలిచారు. అలా ఈ ముగ్గురు వ్యక్తుల్లో, మీకు బాగా నచ్చిన 3 అంశాలంటే మీరు ఏం జెప్తారు? వాళ్ళ వస్త్రాల ఎంపిక, బ్యూటీ రొటీనా? లేదా వాళ్ళు చూపే ఆత్మవిశ్వాసం. వాళ్ళు చేసే సోషల్ వర్క్ ఇలా ఏది మీకు ఎక్కువ ప్ర ప్రేరణ అనేది కలిగిస్తుంది?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకె. నాకు సాయి పల్లవి గారిని జూస్తే మాత్రం, తను ఆహ్, హ్మ్, తన స్టోరీలో కొంచెం తను ఆహ్, హ్మ్, ఏమంటారు? తన జర్నీలో నేను చూసింది ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఒక చిన్న పిల్లలాగా వచ్చిన దానిలో <sniffs> ఆహ్, నిలవడం అనేది కష్టం. ఎందుకంటే, ఒక ఇండస్ట్రీలో అమ్మాయిలకి పడే ఇబ్బందులు చ కమిట్మెంట్ అడుగుతారండి. ఫిజికల్ కమిట్మెంట్. కానీ ఆ అమ్మాయికి అలాంటివి, ఫేస్ చేసినా గానీ అవి, అలాంటివి కూడా ఆహ్, దాటుకునే ఆ అమ్మాయి నిలబడి. ఈరోజుటికి గూడా ఫస్ట్‌లో ఎలా అయితే తను స్టైల్ గురించి బ్యూటీ గురించి మాట్లాడిందో, ఈ రోజుటికి కూడా తను అదే మెయిన్‌టైన్ చేస్తుంది.‌
హ్మ్. ఆ! ఓహ్! అయ్యో! హ్మ్. హ! ఓహ్! చాలా మంచి విషయం. హ్మ్.
నేను అది ఎక్కువ ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటాను, తనని. ఇప్పుడు మనకి సమంత గారి దగ్గరికొస్తే, ఇంక సమంత గారి, జర్నీ మనం చెప్పనక్కర్లేదు. ఆవిడ ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ ఆహ్, అంత స్ట్రాంగ్ ఆవిడకి ఆవిడకున్న మంచితనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, ఒక హ్మ్, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం దగ్గర నుంచి, తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ తర్వాత కూడా, ఆహ్, ఒక ఉమెన్‌కి ఆహ్, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఆమెకు వచ్చిన నెగెటివ్...
ఓకె. అవునండి. ఆ! అవునండి చాలా నెగటివిటీ అనేది ఆవిడ ఫేస్ చేసారు.
ఆహ్, నెగిటివిటీ ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు అయితే, కొంచెం మంది నిజం జెప్తున్నాను ఆగమైపోయేవారండి నిజంగా. సమంత గారు కాబట్టే, తనకు ఉన్న మంచితనం మీద తను నమ్మకం బెట్టుకొని, తనని నమ్మే వాళ్ళ మీద నమ్మకం బెట్టుకొని, తను ఇందులో నుంచి బయటకొచ్చి, ఈ రోజున సక్సెస్ఫుల్ ఇంకో మ్యారేజ్ చేసుకొని ఆవిడ బ్రతుకుతున్నారంటే. అంటే, ఆహ్, నార్మల్‌గా గూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు దీసుకున్న, ఎన్టీఆర్ ఎవరు, మన చాలా మందిని తీసుకున్న, విజయ్ గాని, విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఎవరు తీసుకున్న, సమంత గారు ఎ ఎవరు మీకు ఎక్కువ ఫ్రెండ్ మంచితనం అనిపిస్తుదంటే, సమంత పేరే జెప్తారండి ఇండస్ట్రీలో...
హ్మ్. హ్మ్. అవునండి. ఆ! అవునవును. చాలా మంది. హ్మ్.
అంటే, ఆవిడకు ఉన్న మంచి గుణమే, తనని ఈ ఈ రోజున అప్ అదినే అంటే నాకు, నాకు ఆవిడలో నచ్చేది పట్టుదల. కరేజ్. ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్లలో ఉన్న స్ట్రెంగ్త్ తక్కువది ఏమి కాదు, అని రుజువుపి రుజువు రుజువు చేసిన ఆహ్, హ్మ్, ఒక మహిళ అండి తను. నాకు చాలా ఇష్టం ఆహ్, ఆ స్టోరీ. ఇంకా కంగనా నౌత్ విషయంలో వస్తే అండి. ముక్కుసూటి మనిషి అండి. నిజాలు నిర్భయంగా మాట్లాడుతది. ఆవిడ పెట్టే ట్వీట్‌లు దగ్గర నుంచి, నిజం నిర్ముహటంగా అసలు. నిజాలు నిర్ముహటంగా ప్రశ్నిస్తది.
చాలా బాగా చెప్పారు. హ్మ్. హ్మ్. ఓకెకె. హ్మ్. హ్మ్. హ్మ్. అవునా, పొలిటికల్ ఓపీనియన్స్ గానివ్వండి, సినిమా ఈవెంట్స్‌లో గాని, ఇంటర్వ్యూస్‌లో ఆ నెపోటిసం గురించి మాట్లాడడం కానీ చాలా నిక్కచ్చిగా ఆవిడ అనుకున్నది చెప్తారు కదా?
నిక్కచ్చిగా అసలు నిజాన్ని బయటికి చెప్పడం, నిన్ అంటే చాలా ధైర్యం గావాల్నండి. ఆమె నిర్ముహమాటంగా ప్రతి ఒక్కటి ప్రశ్న ప్రశ్నించే అంటే <sniffs> ఆవిడ ఈ ఈ దేశానికి ఇచ్చే విలువ, తను చేసే ప్రశ్నలోనే ఉంటదనమాట. నాకు అంత పాట్రియాటిక్‌గా అంత హ్మ్, ఆహ్, సనాతన ధర్మం వైపు రైటియస్‌గా ఉన్న ఒక లేడీ. అలాంటి చిన్న హిమాలయన్ రీజియన్ నుంచి వచ్చి, ముంబై వచ్చి ఎంతో కష్టపడి, ఈటిది ఈ పొజిషన్‌కొచ్చి, ఇప్పుడు ఎంపీ ఆఫ్ అదే హిమాలయన్ ప్లేస్‌కి అదే, హ్మ్, హిమాచల్ ప్లేస్‌కి అయింది. అంటే, మండి కాన్స్టిట్యూయెన్సి అస్సలు నాకు ఆమె జర్నీ ఎంతో అంటే, ఆమెలో ఉన్న స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ క్యారెక్టర్‌కి నేనిచ్చే విలువ అది. <sniffs> అంటే, నాకు చెప్పిన్ నాకు ప్రేరణ ఇచ్చింది. అంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్ ఇస్తాననమాట. ఆవిడ
హ్మ్. హుహు. ఓహ్! అవునా? హ్మ్. హ్మ్. ఓహ్! చాలా బాగుంది. అంటే వ్యక్తిగతంగా ఆవిడ మిమ్మల్ని ఇంకా ఇంపాక్ట్ చేసుంటారు కదా! మీరేదన్న ఆలోచిస్తున్నప్పుడు కూడా, ఆవిడని గుర్తు తెచ్చుకొని ఆహ్, మీరు ఇంకా ప్రేరణ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉండుంటాయి కదా! హుహు.
ఇంకా హ్మ్. అంతే గదండీ. ఇప్పుడు, మనము క మనము అందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నామంటే, <sniffs> మన లాగా ఎంతో కొంత ఆలోచించే వాళ్ళు, పెద్ద పొజిషన్‌లో ఈ భూమి మీద మనతో పాటు ఊపిరి పీలుస్తున్నారు, నడుస్తున్నారంటే ఎంత ధైర్యం ఇస్తదండి మనకు అది.
హ్మ్. అవునండి. తప్పకుండా. హ్మ్.
అలా అని, నాకు ధైర్యం ఉంటది అన్నమాట. నేను చేసేది కరెక్ట్. నేను చేసేది తప్పేం గాదు. నేను ప్రశ్నిస్తున్నాను అంటే, ప్రశ్నించడం కరెక్టే. నాక ఆయ ఆవిడ, అలా ప్రశ్నిస్తున్నారు కరెక్టే అన్నప్పుడు, నేను, చేసేది కూడా కరెక్టే. అని ఒక ధైర్యం.
ఓహ్! ఓహో! చాలా బాగుంది. హ్మ్. ఇప్పుడు, ఈ ఐకాన్స్ ఇన్స్పిరేషన్ అనేది, మీరు మీ రోజువారీ ఆబ్ బట్టలు ధరించే, విధ విధానంలో గాని, లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇప్పుడు, మనం రెడీ అవ్వాలి, ఏదన్నా కొనాలి అనుకోండి, విలన్ స్టైల్ ఇన్స్ పోస్ లాగా తీసుకుంటాం. వాళ్ళు వేసిన దుస్తులు, మనకి బాగా నచ్చిన లుక్స్ కానివ్వండి, ఇలాంటివి మనం ప్రయత్నించడానికి, మనం మన స్టైల్‌లో వాటిని వాడడానికి కూడా, మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా! అలా మీరే మీకు జరిగిన ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా? మీకు ఒకళ్ళు వేసుకుంది బాగా నచ్చి, వాళ్ళలో క్యాజువల్ లుక్ అవ్వనివ్వండి, ఆఫీస్ ఫ్రెండ్లీ లుక్, పండుగ కోసం, అలా మీరేదైనా ట్రై చేసారా?
ముందుకు వెళ్ళడానికి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే, ఆహ్, ఒకటి సాయి పల్లవి గారు ఎప్పుడు, మీరు నార్మల్‌గా చూస్తే, చాలా వరకు కూడా తన చీరలు కట్టినప్పుడు, తన యొక్క ఆహ్, బ్లౌస్ హ్యాండ్స్ అనేవి ఆల్మోస్ట్ మోచేతి వరకు వస్తాయి.
హ్మ్. ఆ! అవునవును.
నాకు ఆ స్టైల్ ఇష్టం. నా బ్లౌజెస్ ఇప్పుడు నేను నేను ఎప్పుడు బ్లౌజ్ కుట్టించుకున్న గాని, ఒక చీర మీద నాకు, ఆహ్, కొంచెం మోచేతి పై వరకు ఇష్టం. మరీ, పైనేప్పుడు పెట్టుకోను. అక్కడ వరకు ఉండాలి, నాకు చేతులు. అదొకటి, ఆవిడ నుంచి. నాకు అది నేనే ఎందుకో, నాకు ఆవిడ నుంచి తీసుకున్నా, అది ఎప్పుడు అలవాటు అయిపోయింది. నాకు చాలా ఇష్టం అది.
ఓహ్! హ్మ్. ఓకె. హ్మ్. చాలా బాగుంది. హ్మ్.
తర్వాత వచ్చేసి, ఇప్పుడు కంగనా రనౌత్ కట్టే, ఆహ్, ఆహ్ ఈ కాటన్ చేనేత చ్ చీరలండి...
హ్మ్. ఓహో! వాటిని కూడా హ్మ్.
నేను చాలా ఆ! చాలా ఇష్టం నాకు. అయ్యో! నేను ఒకటండి, ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారేమో, ఇలా ఆలోచించేవారు. బట్, నాకేంటంటే, నాకు పెళ్లి అయితే, నేను 100% పర్సెంటు అలాంటి, కాటన్ చీరలే కట్టుకుంటూ, నా జీవితం ఎల్లబచ్చుతాను నేను. నాకుంత ఇష్టం కాటన్ చీరలు.
హ్మ్. ఓహో! చాలా బాగుంది. అంటే, నిజంగా అది చేనేత కార్మికులకి కూడా, మన వాళ్ళకి కూడా చాలా ఆ మోటివేషన్ అనేది ఉంటుంది. ఆ కళ అనేది, అహ్, పోకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల. అది నిజంగా చాలా అద్భుతమైన విషయం.
హ్మ్. అవునండి. 100% పర్సెంటే అలాంటి వాళ్ళే, అంత బాగా చేస్తున్నప్పుడు, మందేముందండి! వాళ్ళేంతో చూసి ఉన్నారు. సరే! మన కష్టాలు, మనం అనుకోండి. కానీ ఆ పొజిషన్‌కి వెళ్ళడానికి, ఎంతో ఎన్నో చేసిన్నారండి వాళ్ళు. ఆడపిల్లలుగా వాళ్ళు, మహిళలుగా ఒక సొసైటీలో, "మ్యాన్ ఆస్ ది పవర్ ఆఫ్ సొసైటీ" అంటారు కదా! అయినా కానీ అల్ అలాంటి మ్యాన్స్ వరల్డ్‌లో ఒక వుమెన్ నిలబడిందంటే, ఈ రోజుల్లో నిజంగా అసలు చాలా గొప్ప విషయం.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవును. ఆహా! హ్మ్. తప్పకుండా అండి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే, సోషల్ మీడియా అనేది మన ప్రతి నిర్ణయంలో ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫ్యాషన్ ట్రెండ్స్ అనేవి వస్తున్నాయి. ఒకప్పుడు ఈ బ్యాగీ జీన్స్ అవ్వనివ్వండి లేదా క్రాప్ టాప్స్ లేదా మిక్స్డ్ ఫ్యాషన్ అని చెప్పి, ఇట్లా ట చాలా ట్రెండ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం బడ్జెట్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళంటే వాళ్ళు తప్పకుండా చాలా ఎక్కువ అర్న్ చేస్తారు. వాళ్ళు ప్రమోషన్ చేయడానికి కూడా ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళకి ఫ్రీగా కాస్ట్యూమ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ, మనం చూస్తూ ఉంటాము. ఇంకా మనం, మన సంస్కృతిని, మనము ఉండే ప్రదేశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వీటన్నిటి సమ్మేళనంగా, మీరు మీ స్టైల్‌లో ఎలాంటి మార్పులైనా చేసుకున్నారా? ఈ ఫ్యాషన్స్ ట్రెండ్స్‌కి లేదా బడ్జెట్‌కి తగినట్టు వాళ్ళ స్టైల్స్ మీరు అడాప్ట్ చేసుకొని, ఇలా మీ ఫ్యాషన్ అనేది ఎలా మారింది వీటన్నిటి సమ్మేళనంగా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, కొన్నిట్లో ఏంటంటే, అంటే నిజంగానే మనకి ఆహ్, కంఫర్టబుల్ దుస్తులు ఉంటూ ఆహ్, కొంచెం ఫ్యాషన్ రూపంలో వస్తున్నాయి, ఈ మధ్య. నేను అలాంటివి ప్రిఫర్ చేస్తా. నాకు షర్ట్స్ ఇష్టం. ఆహ్, షర్ట్స్ నేను చాలా వేసుకుంటాను. ఆహ్, ఈ రోజుల్లో అందులో ఫ్యాషన్ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ వాటిలో కొంచెం ఆహ్, మంచిగా అంటే, బాడీ కనిపించకుండా నిండుగా కూడా ఉంటదనమాట. నా నేను అలాంటి మన్ న నేను కంఫర్టబుల్ కాదన్నమాట. ఎక్స్పోజింగ్ అనేది నాకు స్వతహాగా, నేను నచ్చదు నాకు. సో, నేను నిండుగానే ఉండాలనుకుంటాను కాబట్టి, అందులో కూడా నేను ఆహ్, ఉన్న వాటిట్లో కంఫర్టబుల్ ఉన్నవి బట్, స్టైలిష్ ఉన్న దుస్తులే, నేను ఎప్పుడూ ఎన్ ఆహ్, వెళ్ళి చూసుకొని, తీసుకొచ్చుకుంటానన్నమాట.
హ్మ్. అవునండి. ఓకె. హ్మ్. ఓహ్! ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓహో! కాబట్టి మీరు కంఫర్ట్ అనేదానికి చాలా ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉంటారు, అంటారు. హుహు.
హ్మ్. హ్మ్. అలా. హ్మ్. అదండి.
ఇప్పుడు మనం చూస్తుంటే, త్రిఫ్టింగ్ కల్చర్ అని కానివ్వండి లేదా ఆహ్, లోకల్ ప్రొడక్ట్స్ పెద్ద బ్రాండ్స్ నుంచి కాకుండా లోకల్ ప్రొడక్ట్స్ అనేవి కొంటం కానివ్వండి, ఇలాంటివి అనేవి పెరిగిపోయాయి కదా! మ్ కొత్త కల్చర్స్ అనేవి. వీటి మీద మీ అభివృ ఆహ్, అభిప్రాయం ఏంటి? మన సంస్కృతికి కానివ్వండి, మన సిట్యుయేషన్‌కి కానివ్వండి ఇవి సరిపోతాయి అంటారా? లేదా వీటిని మనకు తగ్గట్టు ఎలా మోడిఫై చేయొచ్చు అంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఒకటి, సరిపోతాయి అండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఎక్కడికైనా. ఆహ్, ఇంకొకటి ఏంటంటే అండి, బ్రాండ్స్. ఈ రోజుల్లో ఒకసారి చైనా, ఒకటి బా గట్టిగా చేసింది, ఒకటి. మీరు ఒకవేళ న్యూస్ చూసినట్టయితే. యూరోప్‌లో‌కి వచ్చే ప్రతి ఒక్క బ్రాండ్ ఆహ్, 'జారా' దగ్గర నుంచి, 'మాంటే కార్లో' దగ్గర నుంచి ప్రతి ఒక్క బ్రాండ్ కూడా, చైనా నుంచి వెళ్తున్న ప్రొడక్ట్స్, చీప్ ప్రొడక్ట్స్ అక్కడికెళ్తే బ్రాండెడ్, కాబట్టి ఎక్కువ డబ్బులు అవి. అది తెలుసుకున్న కొంతమంది, ఇప్పుడు 'జారా' అని సచ్చిపోయే వాళ్ళు ఉంటారండి. సీ సీరియస్లీ అంత ఇష్టం ఆ బ్రాండ్. ఓకె.
హ్మ్. హుహు. ఆ! ఆ! అవునండి. <chuckles> ఆ! కొంతమందిని చూస్తూంటే, అసలు బ్రాండ్ పిచ్చి అనమాట. అవి వాళ్ళకి నప్పుతున్నాయా? స్ కంఫర్టబుల్‌గా ఉన్నాయా? అసలు ఆ వెదర్‌కి వేసుకోవచ్చా? లేదా? అని కూడా ఆలోచించకుండా బ్రాండ్ అయితే వేసేసుకుంటూ ఉంటారు.
హ్మ్. వేసేసుకుంటారు. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడైతే, చైనా ఆ నిజాలు బయట పెట్టిందో, ట్రంప్‌కి అగైన్స్ట్‌గా వెళ్ళాలని. చైనా నిజాలు బయట పెడితే ఫ్యాషన్ మీద ఆధారపడి, ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కళ్ళు ఏడ్చారు, ఆ రోజు. బ్ల్యూ అంటే, నేనెంటున ఏమంటున్నా? అంటే, సీ ఒక దానికి విలువ అనేది ఎలా కడతారు? ఈ రోజుల్లో మీరు త్రిఫ్టింగ్ అనేది ఏదైతే అంటున్నారో, అది ఉపయోగమే. ఏముందండి, దాన్ని ఎలాగైనా ఫ్యాషన్‌గా చేసుకోవచ్చు. మంచిగా కనిపించోచ్చు. నా దృష్టిలో అది మనకి మనకే బెటర్ ఇంకా.
హ్మ్. హ్మ్. ఆ! అవునండి. అవి వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే, చాలా కాలుష్యం హ్మ్, ఇగిలా మిగిలిపోతున్న ప్రోడక్ట్స్‌లో క్లోత్స్ అనేవి చాలా ఉంటున్నాయి. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల చాలా తొందరగా బట్టలు అనేవి మార్చేస్తున్నాం కదా! హ్మ్. చాలా బాగా చెప్పారండి. అంటే మీ అభిప్రాయాలు కానివ్వండి, నిజంగా మీకు ప్రేరణ ఇచ్చే స్టైల్ ఐకాన్స్ మీ, మీద ఎంత ప్రభావం చేశారు అని చెప్పి, ఎగ్జాంపుల్స్‌తో సహా, చాలా అర్థవంతంగా చెప్పారు. వింటుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా ఒక మంచి స్టైల్ ఐకాన్, మంచి మనల్ని ఆహ్, ప్రేరణ ఇచ్చే వ్యక్తులు ఉంటే, ఎంత బాగా మనం మన స్టైల్ అనేది మోడిఫై చేసుకోవచ్చు అనేది చక్కగా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా ఆనందకరంగా ఉంది. వీలైతే తప్పకుండా మరొకసారి మాట్లాడదాం. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. అలా. నిజమండి. హ్మ్. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలండి.